మన జీవితంలో మనకెక్కువ అత్యంత ఇష్టమైనది ఏంటంటే, ఫుడ్. ఆహారం. మనం ఎంతైనా తిని ఊహించుకుని, ఈ రోజు ఏం తిందాం, ఎలా తిందాం మన మధ్య మనం పద 10 గంటలకే మొదలుపెడతాం. టిఫిన్ తినేసి నెక్స్ట్ మధ్యాహ్నం ఏం తిందామా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే లేడీస్ ఇంట్లో వంటలు వండేటప్పుడు, ఓకే. మధ్యాహ్నం ఆయనకి ఏమి ఇష్టపడతారు, ఏం ఉన్నాయి చేస్తే బావుంటుందా అని చెప్పి ఆలోచిస్తారు. అది తినేసి, సాయంత్రం చేసి మళ్ళీ నైట్‌కేం తిందాం, ఈరోజు ఏం డిఫరెంట్ లేదా ఒక టీవీలోనో, యూట్యూబ్‌లోనో ఏదో ఒకటి చూసి, ఇది ఇదిగో ఇది తినేద్దాం అనేసి అనుకుంటాం. ఇలా మనం రకరకాలుగా ఒక రోజంతా ఫుడ్ చాలా ఇష్టపడి తింటాము. మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఒక ఫుడ్డు తినేటప్పుడు. అలా మనం 3 పూట్ల ఆహ్, ఒక టిఫిను, 2 పూట్ల అన్నం ఇలా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. రోటి గాని, సమ్‌థింగ్ ఏదో ఒక డిఫరెంట్‌గా.
అవునండి. అవునండి. అవునండి. <giggles> అవునండి. అవునండి.
అయితే కొన్నిసార్లు మనం ఎవరినైనా గెస్ట్‌లని పిలిసినా, లేదంటే మనం పండగలు చేసుకున్నప్పుడు గాని, లేదా మన ఇంట్లోనే ఫుడ్డు కొంచెం ఎక్కువగా వండేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అతిథులొచ్చేటప్పుడు. వాళ్ళకి తగి సరిపోతుందా, లేదా అనే ఒక భ్రమలోనే మనం ఎక్కువ వండేసుకుంటాం. అలా మీ ఇంట్లో ఫుడెక్కువ మిగిలిపోయేటప్పుడు, మీరు ఏ ఏం చేస్తారు? దాన్ని ఎలా ఉపయోగిస్తారు?
అవునండి. అవునండి. ఆ! ఆహ్, నాకు ఫుడ్ పడేయడం అంటే అస్సలు నచ్చదండి. నాకు ఫుడ్ వేస్ట్ జేయడం అంటే. నాకు బాధయితూ ఉంటుంది. అసలు. ఇంకా మన చేతితో బయటెక్కడైనా ఆర్డర్ వెట్టుకున్నయి పడేసినా నాకంత బాధుండదండి. మనం స్వయంగా ప్రిపేర్ చేసి మనం చేసుకున్న ఫుడ్డుని పడేస్తే నాకస్సలు నచ్చదండి. నేను పడేయడానికి అస్సలు నా మనస్సే ఒప్పుకోదు నేను. ఆహ్, అంటే నైటు మిగిలిపో హ్మ్, చాలా బాధేస్తదండి. నాకు ఫుడ్ నాకింకోటి కూడా నేను నమ్ముతానండి. ఈ జన్మలో ఆహ్, ఆహారాన్ని పడేస్తే వచ్చే జన్మలో దొరకదు అంటా అని అంటారు కదండీ. ఆహ్, అది అది కూడా నమ్ము అంటే ఆహ్, ఇంకోటి అది కూడా అంటారు కదండీ, "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అని. అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కూలులో చూసానండి. నేను అది బాగా ఫాలో అయితా. కావ్
అలా బాధ వేస్తది. బా చెప్పారండి. అమ్మో! అన్నానికి చాలా విలువిస్తారండి మనకి. ముఖ్యంగా ఇండియన్ కల్చర్‌లోని అన్నాన్నేంటంటే ఫస్ట్ తీసి దేవుళ్ళకు దన్నం పెట్టుకొని అప్పుడు తింటారు.
అవునండి. నిజంగానే. నిజంగా. అవునండి. ఫస్టు ఒక ముద్ద కూడా మన కళ్ళకు అద్దుకొని తింటాం అండి మనం. అంటే ప్రసాదంలాగా తీ తీసుకుంటాం మనము. కాబట్టి ఆహ్, మిగిలిపోయిన అన్నం అండి, చాలా మిగులుతాది. ఇట్లా మీరు ఫంక్షన్ ఇందాక అన్నారు, ఫంక్షన్సు అలా అని. మిగిలిపోయినప్పుడు ఎంత బాధయితూ ఉంటుందంటే నేను ఎక్కువ మిగిలిపోతే పక్కన వాళ్ళకి, వాళ్ళకి, ఈళ్ళకి ఇచ్చేస్తానండి. పక్కింటి వాళ్ళకి ఆహ్, ఇంకా మన రిలేటివ్స్, దూరపు చుట్టాలెవరైనా ఇంట్లో, ఊర్లో ఉంటే వాళ్ళకి పిలిచి మరి కాల్ జేసి మరి ఇస్తానండి. నేను వేస్ట్ జేయను. నాకు పడేయడం అస్సలు నచ్చదండి. ఏదైనా సరే అది నాన్ వెజ్ అవ్వని, ఆహ్, వెజ్ అవ్వని, ఆహ్, స్వీట్సవ్వని, బజ్జీలవని, ఏదైనా హాటవ్వని, స్వీటవ్వనివ్వండి, ఏదైనా నాకు పడేయడం అస్సలు నచ్చదండి. నేను పడేయను. అవి ఇచ్చేయడం గానీ మహా అంటే కుక్కకైనా పెడతాను గానీ అలా అలా కుక్కక్ కొన్ని మనకిష్టమైన కుక్కలుంటాయి గదండీ ఇంట్లో.
హ్మ్. పెద్దగా ఇష్టపడరసలు. అంటే చె చెత్తలో పారేయడానికి అసలు మనస్సు రాదింకా.
మ అస్సలు రాదండి నాకు. మనస్సే రాదు. నాకు చాలా బాధపడుతూ ఉంటాను. కొంచెం అన్నం ఎక్కువ మిగిలిపోయి ఎవరు తినకపోతే, ఉదయం గూడా తినకపోతే పడేషేది నా చేతులతో నేనే కదా! వ క్లీన్ జేసేది కిచెన్‌ని. సో, నాకు చాలా బాధనిపిస్తది. నా వల్ల గాదండి అసలు పడేయడం అంటే. ఆహ్, ఏదో ఒకటి చేద్దాం? ఏదో ఒకటి? ఆహ్, అవును. హ్మ్.
<coughs> అవును. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటి ఇలాగయ్యింది. అయ్యో! అలాగవ్వకూడదు. కానీ, అలాంటప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకి తప్పదండి, ఫుడ్డు మిగిలిపోతుంది. దాన్నేం చేస్తారంటే మరుసటి రోజుకి ప్లానింగ్స్ చేస్తారు. అలా మీరు ఫుడ్ వేస్టయిందని ప్లానింగ్ చేసి దాన్ని చిన్న చిన్న రిపేర్లు ఇచ్చేసి మరుసటి రోజు ఫుడ్డు తిన <smacks lips> అంటే ఫుడ్డుని అందంగా తయారు చేసి మళ్ళీ ఫుడ్డు పెట్టేలాగా. మీరేమైనా ప్లాన్స్ చేయకచ్చా మీకేమైనా టి టిప్స్, ట్రిక్సవి తెలుసా?
అవునండి. హ్మ్. చేస్తానండి. ఆ చేస్తానండి. చేస్తానండి. అంటే రొట్టెలు, రొట్టెలు చేసుకుంటాం అండి మేము. ఎక్కువ చేసుకుంటాం రొట్టెలు. ఆహ్, రొట్టెలనేవి అవి కరాబ్ అవ్వదండి. ఎప్పటికైనా తినొచ్చు. మనం ఎ హ్మ్ 2 రోజులైనా తినొచ్చండి రొట్టెలు. మనం ముందు రోజు జేసుకు కొంచెం గట్టిగయితయి అంతే. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఇంట్లో మనకు పళ్ళు బానే ఉన్నాయి గదండీ టీత్సు. సో, నమలేస్తాం మనం. ముసలి వాళ్ళయితే తినలేరు <chuckles> ఇంట్లో. సో
అవును. కానీ ఒకటుంటుంది కదండీ. చిన్నది వేడి చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఎళ్ళిపోద్దేమో అని.
ఆ! రొట్టెలను వేడి చేయలేమండి. ఆల్రెడీ గట్టిగా అయిపోతూ ఉంటాయవి. మేమెక్కువ చేసుకుంటాం. చపాతీలు కూడా ఆహ్, చపాతీలు కూడా 2 రోజుల వరకు తినొచ్చండి. మనం అంటే, హాట్ బాక్స్‌లో పెట్టుకొని. మీరన్నట్టు చపాతీలు వేడి చేయొచ్చండి. రొట్టెలు చేయలేము.
ఓకే. చపాతీ రొ చ రొట్టెలంటేంటండి మరి? చపాతీలనే నేను రొట్టనుకుంటున్నాను యాక్చువలి. ఆ
లేదు, లేదు. చపాతీ అనేది గోధుమ పిండితో చేస్తామండి. రొట్టెలు జొన్న పిండితో చేస్తాం మనం. పచ్చ జొన్న, తెల్ల జొన్నలతో చేస్తామండి. ఇది రొట్టెలు అది వేరు, ఇది వేరు. అ అ అది వేరు, ఇది వేరండి. ఇది బాగుంటుంది. రొట్టెలు వేరు, ఆహ్, చపాతీలు వేరు.
ఓకే బన్ను. ఓకే. రొట్టె కూడా మనకి చపాతీలాగ దిబ్బగా ఉంటుంది. కాపోతే ఒక బన్.
మరి తి ఏమి లేదండి. స సన్నగానే ఉంటుంది. దిబ్బగా ఏముండదు. రొ చపాతీ టైపే ఉంటుంది. కాకపోతే జొన్న జొన్నలు వాడతాం అక్కడ ఇంగ్రీడియెంట్స్. ఇక్కడ మనము గోధుమలు వాడతాం. హ్మ్. చాలా హెల్తీ అండి రొట్టెలు. ఆ! నిలువ ఉంటుందండి. 2, 3, 3 ర్ న్ 3, 4 రోజుల వరకైనా తినొచ్చండి రొట్టెలు. సో, నాకు ఆ ప్రాబ్లముండదు రొట్టెల విషయంలో. అన్నమేనండి. అన్నము నైటు కొంచెం ఎక్కువ వండేస్తాం మనం కొన్ని సార్లు. లేకపోతే, ఎవరో ఒకరు తినకుండా బయట తినేసొస్తం చూడచ్చు. తినేసి వస్తారండి, ఇంట్లో తినకుండా ఉంటారు. నాకైతే ఫుల్లు కోపమొస్తదండి. ముందే చెప్పొచ్చు కదా! నాకు నేను తక్కువ వండేదాన్ని, అని అరుస్తానండి నేనైతే. ఎక్కువ ఆ! ఎక్కువ అన్నమైయిపోయినప్పుడు మరుసటి రోజు నేను మాక్సిమమ్ ఏం చేస్తానంటే అండి, పులిహోరాకే ట్రై చేస్తానండి. <chuckles> పులిహోర చేయడానికి. హ్మ్, పులిహోర చేస్తాను. ఆహ్, ఎగ్స్ అవి చిన్న పిల్లలైతే పులిహోర ఎక్కడ తింటారని ఫ్రైడ్ రైస్ చేసేస్తానండి. ఆ రైస్ కొంచెం వేడి చేసిస్తాం కదా! మనము. ఆహ్, సో, ఈజీగా తినేస్తార
ఓకే. సో, అది కొంచెం నిలవ నిల్వుంటుంది. ఆ! అంతే కదా! పులిహోర చేయడానికి. యాక్చువల్లీ అంటే, ఇప్పుడు మిగిలిపోయిన అన్ రైస్‌ని మీరు ఫ్రైడ్ రైస్‌లా తయారు చేసేస్తారు.
హ్మ్. ఫ్రైడ్ రైస్ చేసిస్తాను. ఆహ్, వెజ్జు రైసు కూడా అప్పుడప్పుడు వెజ్ డే కూడా ఉంటుంది కదండీ. ఫ ఆహ్, నాన్ వెజ్ తినని రోజైయితే వె వెజ్ డే, వెజ్ కూడా జే వెజ్జు బాగా తింటానండి మా ఇంట్లో. మా పిల్లలు కూడా. అంటే అన్ని కూరగాయలు. వె వె లేదండి, బిర్యానీలాగా అవ్వదది. వ రైస్ కదా! ఆల్రెడీ. సో, హ్మ్, లైట్‌గా ఫ్రైడ్ లాగానే వెజ్జు అన్నమాట. ఆహ్, క్యారటు, బీట్రూటు హ్మ్. అ అలాంటివే వెజ్, ఫ్రైడ్ రైసనేది మనము ఎగ్గుతో చేస్తాము. అలాంటి నాన్ వెజ్ టైప్‌లో చేస్తాం. ఇది వెజ్ అంటే బీట్రూటు, క్యారెటు, హ్మ్, కొంచెం బీన్స్, ఆహ్, క్యాబేజీ, ఓ 2 ఆలుగడ్డ ముక్కలు అన్నీ ఏసేసి, వెజ్ కొంచెం డెకరేటివ్‌గా చేస్తే తినేస్తారు కదండీ! పిల్లలు ఎంజాయ్‌గా. ఆ! ఆ!
వెజ్ డే. అంటే, వెజ్జు బిర్యానీ చేస్తారు. అంటే, ఫ్రైడ్ రైసే! ఆల్‌మోస్ట్. <laughs> నిజమే కదా! వ పిల్లలకెక్కువ అట్రాక్షన్ కోరుకుంటారండి. అంటే వాళ్ళకేంటంటే, ఆ ఫుడ్డు కొంచెం డిఫరెంట్‌గా అనిపించాలి.
అట్రాక్షన్. అందుకే నేను ఆ కూరగాయలు, ఈ కూరగాయలు ఆ! అవునండి అవన్నీ ఏయ్యడం వల్ల, పిల్లలు డెకరేటివ్‌గా తినేస్తారు. బావుంది, బావుందంటారు. అది నైట్ రైసనే ఆలోచన లేకుండా చేస్తానండి నేను <laughs> పిల్లలకి. ఆ! ఊరికే ప్లెయిన్ రైసే పెట్టేస్తే ఏముంటుందండి. ఎవరు తినరు ప్లెయిన్ రైసే అంటే. <giggles> అది చేస్తానం
<laughs> అవును. ఆళ్ళకి నచ్చేస్తుంది కూడా అది బాగుంది తినడానికి. అమ్మ టి అవును. వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు, ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెడతారు కదండీ!
అవునండి.
అలా ఏ ఏ టైప్ ఫుడ్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్‌ డే‌కి ప్లాన్ చేస్తారు?
ఆహ్, కి చికెనండి. చికెన్ మిగులితే నైటు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా చికెను నెక్స్‌ట్ డే ఇంకా టేస్ట్ చాలా బావుంటుందండి. నాకు ఇష్టం అది చికెను. చికెన్ మిగిలితే బావుంటుందని చూసుకుంటానండి. అవునండి. ఫ్రిడ్జులో అనే గాదు బయటననా మనం నైట్ చేసుకున్నది మార్నింగుంటుందండి ఫ్రిడ్జ్‌లో పెట్టకున్నా పర్లేదది.
చికెన్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటెనా? ఓకే అలాగా, అలాగా బానే ఉంటుంది. సో మీరు అప్పుడు ఆహ్, నెక్స్‌ట్ డే మరి ఇప్పుడు అందులో కూడా ఇంకొకటి ఉండదు కదండీ! కొంతమంది చికెన్ ఏం చేస్తారంటే, మసాలాలు అవి పెట్టి పెట్టేస్తారు లోన. సో
ఉంటుంది బయటనే. అవునండి. ఆ! అవును మాగ్నేట్ చేసిస్తారండి ఊరికే. అలా పెట్టేస్తారు.
ఆ! మీరు అలా చేస్తారా? లేదంటే నార్మల్‌గా ఉంచి మరుసటి రోజు తీసి మాగ్నెట్ చేసుకుంటారా?
లేదండి. నేను అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా చేస్తానండి. నాకు ఫ్రిడ్జ్‌లో పెట్టడం పెద్దగా నచ్చదండి. కానీ తప్పదు మిగిలింది అన్నట్టు కొన్ని కొన్ని పెడతానండి దోస పిండి లాంటివి. హ్మ్, ఇంకా చట్నీలు గూడా మనము ముందు రోజు జేసుకున్న చట్నీలు సెకండ్ డే, థర్డ్ డే తింటే చ చట్నీలు ఖరాబవ్వవండి మిగిలినా గానీ. అవి నాకిష్టం. అవి నెక్ట్ తా ఆహ్
సో, అలా మీరు ఈజీ‌గా చే
ఆ! అవునండి. రి రీసే అంటే ఈజీగా తినేయగలుగుతాం టేస్ట్ కూడా బావుంటుందని చట్నీలు అలా పెట్టేస్తాం. అన్నం కూడానండి ఎక్కువ క్వాంటిటీ మిగిలుతేనే ఫ్రైడ్ రైసు ఇవి లెమన్ రైసు ఇవి చేయగ చేస్తాను. వెజ్ రైసు. తక్కువ మిగిలిందనుకో నేను పడేయనండి. ఆహ్, మనము దోషలు అవి దోష చేస్తుంటాం కదండీ! దోష ఈ రోజు దోష వేస్తున్నాం కొంచెం అన్నం ఉందని అది కూడా మిక్సీకేసేసి అన్నం ఎసేసి దోష చేసేస్తానండి. ఇంకా దోష క్రిస్పీగా వస్తాయండి అన్నం వేషి చేయడం వల్ల. అయ్ ఆ!
రీ ఏమంటారు రీసైకిల్ చేయగలరు. అవును. అవును. కరెక్ట్ అండి. దానివల్ల నిజమే అది క్రిస్పీగా కొంచెం ఆహ్, సన్నగా బా వస్తది. ఇప్పుడు, ఇప్పుడు ఒక, ఒక ఎగ్జాంపుల్ అండి. ఆహ్, మీరు ఆహ్, ఫుడ్డు వండుకుంటున్నారు కదా! సడెన్‌గా మీ ఇంటికి మీరు మరుసటి రోజు బయటికెళ్ళాల్సి ఉంది. ఒక వర్క్ మీద మీరు బయటికెళ్ళిపోతున్నారు.
హ్మ్. అ అ ఆహ్ య అవునండి. అవునండి. అవునండి.
సడెన్‌గా ఇంటికి గెస్ట్‌లొచ్చేసారు. ఆ ముందు రోజు నైట్. ఫుల్లు వండేసారు. అందరూ తిన్నారు, అయిపోయింది. కానీ మీరేంటి, కొంచెం ఎక్కువ వచ్చారేమో అనుకుని ఎక్స్‌ట్రా వండేసారు. దగ్గర ఒక ఫైవ్ మెంబర్స్‌కి ఎగస్ట్రా మిగిలిపోయింది. నెక్స్ట్ డే ఏమో మీరిం ఇంట్లో ఉండరు. అలాంటి టైంలో మీరేం చేస్తారు ప్లాను?
అవును. అవును. ఆ! నెక్స్ట్ డే అదే అండి. అలాంటి టైంలో నేను ఇంక హ్మ్, ఇచ్చేస్తానండి. పక్కన వాళ్ళకే ఇచ్చేస్తానండి. బాగా తెలిసిన వాళ్ళకిచ్చేస్తాను. ఆహ్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి మరి పిలిపించి కావాలా అని అడిగి మరి ఇచ్చేస్తానంది. నేనస్సలు వేస్ట్ చేయను. నా మనసే ఒప్పుకోదు. పర్లేదు, కొంతమంది అనుకుంటారండి. కూరలవి, ఇవి ఇచ్చేటప్పుడు గిన్నెలు కడగాలి, అవసరమా, పడేస్తే అటు పోతది కదా అని. నాకస్సలు మనస్సు ఒప్పుకోదండి. నా నేనైతే పడేయలేనలా. హ్మ్, ఇంకా అంత కావలిస్తే మరి ఇంకా వేస్ట్ అయిపోయి మనం పట్ కొన్ని సార్లు చూసుకోమండి ఆడ ఫుడ్డుందనేది. చూసుకోనప్పుడు అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. అద్ అలాంటి అలాంటప్పుడైతే ఇంక కుక్కకు పెట్టడము. మా ఆవులు ఉంటాయండి, మాకు ఆవులు. వాటికి దానలాగా వాటర్‌లో కలిపేస్తూ పెట్టేస్తానండి. కానీ నేను పడేను.
<laughs> అవును. ఆ కుక్కలకు మాత్రం మీరు బాసైయిపోయి ఉంటారండి.
అవునండి. నిజంగా, నా ఆ! నిజంగానండి. నాకీ ఆహ్, నాకు ఇష్టమండి కలకానీ పెట్టడము. మళ్ళీ మాక్సిమం ఆ! అవునండి.
అలా అనుకుంటారు. మేడం ఒస్తున్నారు, మేడం ఒస్తున్నారు. ఫుడ్డు తెస్తున్నారు అని. ఆ! లేదండి కుక్కలకి ఫుడ్డు పెడితే చాలా అవి గుర్తుపెట్టుకుంటాయి మనల్ని.
అవునండి. మాక్సిమం మేము తినడానికే ట్రై చేస్తానండి. బావుంటే నైట్ కర్రీసేదున్నా మంచిగుంటే, ఉదయం తినేస్తాం. ఉదయం చేసినవి ఏది బావున్నా నైటు తినేస్తానండి. మాక్సిమం రీప్లేస్ చేసేస్త. ఇంక రీప్లేస్ అవ్వని చోట, కుదరని చోట మాత్రమే ఇలా చేస్తూ ఉంటామండి. ఇంక బిర్యానీలు కూడా అండి. బిర్యానీలు కూడా మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కదండీ! చేసేటప్పుడు. అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. సాయంత్రం వరకు తింటా. వేరేవేవి తినబుద్ధి కాదు గానీ, బిర్యానీ అయితే తింటా అండి నెక్స్ట్ సాయంత్రం వరకు. అవునండి.
అవును. బిర్యానీ తినేస్తా. ఇప్పుడు మనకి పండగల్లో కూడా, ఇలాంటి ఫుడ్డు ఎక్కువ వస్తూ ఉంటుంది కదండీ! మనకి. పండగలెక్కువ వండుకుంటాం. అలాంటి టైముల్లో మరి అప్పుడు ఎక్కువైపోయినట్టయితే అప్పుడేం చేస్తారండి? ఇప్పుడు అప్పటికే పె ఇప్పుడు ఆ సు ఆ సందర్భం ఎలా వస్తుందంటే, మనం ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇద్దామనుకున్న, వాళ్ళు కూడా పండగ వాతావరణం ఉండడం వాళ్ళు వండుకుంటారు.
అవును. అవునండి.
అప్పుడేం జేస్తారు?
ఆ! అప్పుడు మనము కొంచెం ఎలా చేసుకుంటామంటే అండి, పండుగలో పూరీలు జేస్తాము. చపాతీలు జేస్తాం కదండి. బోండాలు, అవి ఊకు ఊ కుడుములు అని ఉంటది గదండీ, అవి చేసాం. అవి ఒక 2 డేసు ఆ! పులిహోర. పులిహోర గూడా కరాబ్ అవ్వదండి. మీరు బాగా అబ్జర్వ్ జేసారో లేదో చూడండి. నెక్స్ట్ డేకి అస్సలు వేస్ట్ అవ్వదు. పులిహోర బావుంటుంది. మనం చేసే విధానాన్ని బట్టి. మనం చేసే శుభ్రత శుభ్రంగా జేసే దాన్ని బట్టి ఫుడ్ ఐటెమ్స్ నిల్వ ఉంటాయండి. అంటే నీళ్లేయకుండా, నీళ్ళు టచ్ చేయకుండా, హ్మ్, కేర్‌ఫుల్‌గా చేస్తే నెక్స్ట్ డే వరకు ఉంటాయండి. జాగ్రత్తలు అవునండి. త అంటే తడి వస్తువులు గానీ, కూరగాయలు గూడా కట్ జేసేటప్పుడు, అందులో ఏసేటప్పుడు తుడ్చి కట్ జేసి ఏయాలండి. హ్మ్, ఆహ్, వ వాటర్ లేకుండా అలా కరివేపాకు వేస్తే గూడా ఈవెన్ తుడ్చేసేయాలి, తడి తడివొ తడి లేకుండా తుడిచేయాలండి వస్తువులతో. అప్పుడు ఆ ఆ క ఏ ఏ ఐటెమ్ జేసినా గానీ నెక్స్ట్ డే వరకు ఉంటుందండి మనకి.
హ్మ్. పులిహోర గాని సమ్‌థింగ్. ఆ. అవునవునవును. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. సో, మాక్సిమమ్ మనకి నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ అప్పటికి న్ నిలవలేవు, ఇవి ఇంకా అవ్వవు, పాడైపోతాయి అనుకుంటే మీరు ఎవరికైనా ఇవ్వడమో ఏదోకటి చేస్తారు. ఆహ్, ఇప్పుడు మనకి ఇంకోటుంటుందండి. మీకు అస్సలు ఫుడ్ బయట పడేయడం ఇష్టం లేదు. మీరొకరోజు ఇంట్లో నుండి బయటికెళ్ళేటప్పటికి మీ పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో ఫుడ్ పడే ఆహ్, బయట పడేస్తూ కనిపిస్తారు మీ కంటికి. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ మీద కోపం గాని, ఎలా ఉంటుంది మీకు?
అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి. ఈ మధ్య నిజ నిజంగానండి, ఇదైతే ఎక్కువ ఫంక్షన్స్‌లో జరుగుతదండి. ఇలా ఊరికే ప్లేట్లు ప్లేట్లు పడేస్తారండి ఫంక్షన్‌లో. మనం ఎంత తింటామో అంత పెట్టించుకోవచ్చు గదండీ. ఏ ఐటెమ్ తినాలి అనుకుంటున్నావో ఆ ఐటెమ్ ఫస్ట్ కొంచెం పెట్టించుకొని తిన్న తరువాత మళ్ళీ పెట్టించుకోవచ్చు గదా! నీకు తినాలనిపిస్తే. నాకు చాలా బాధనిపిస్తదండి అసలు అట్లా పడేస్తేనే. ఫంక్షన్స్‌లో ఎక్కువ చూస్తుంటానండి. చెప్తాను గూడా నేను. "ఎందుకంత పడేస్తున్నావు? అంత వేస్ట్ జేస్తున్నవు. తినేటోళ్ళు చాలా మందున్నరు. ది అయిపోయినా గాని ఫంక్షన్‌లో వేరే వాళ్ళకైనా పంచొచ్చు, ఇవ్వొచ్చు. బయటేంత మందుంటారు". ఆహ్, హ్మ్, అంటే అన్నం లేని వాళ్ళు ఎంత మందుంటారండి రోడ్ల మీద అన్నం కోసం. ఒక బుక్క మేతుకు కోసం. ఆ అన్నం కోసమే కదండీ! మనం ఇంత కష్టపడి ఇంత జేసేది. మొత్తం ఆహారం కోసమే గదండీ. ఆ!
కరెక్టండి. కరెక్ట్. నిజమే కదండీ! హ్మ్. ఏకంగా అలా కాదండి విజయ్ ఆంథోనీ గారు ఒక పెద్ద సినిమాయే తీసేసారు దాని కోసం 'బిచ్చగాడు' అనేసి. ఆ సినిమాలో చూపిస్తారు గూడానండి.
హ్మ్. నిజంగానండి. ఆహ్, అసల ఆహ్, అవునండి. ఎంత బావుంటుందండి ఆ మూవీ అసలు. ఆహ్, ఎంత ఎంత 'బిచ్చగాడు' మూవీ అయితే నాకు చాలా నచ్చిందండి, బావుంది. అదే నేను చాలా చెప్తానండి. అట్లా వేస్ట్ జెయ్యొద్దు, వేస్ట్ జెయ్యదు అని కూడా చెప్తానండి. ఆహ్, "కొంచెం పెట్టుకొని తిను, నీకు నచ్చితే మళ్ళీ పెట్టించుకో పో పర్లేదు, అలా పడేయవద్దు" అని చెప్తానండి నేను ఆహ్, ఫంక్షన్స్‌లలో.
మీరు ముఖ్యంగా బఫెట్లెప్పుడైనా జూసారా? బఫెట్‌లకి ఎళ్తాం కదా! అక్కడ జూసారా? వాళ్లేంటంటే మనం ఇచ్చిన డబ్బులకి ఎంతైనా న్యాయం చేశారని చెప్పి ఆళ్ళకి ఎక్కువైపోయినా సరే బలవంతంగా ప్లేట్‌లో ఎట్టుకొని వదిలేస్తూంటారు.
ఆ! చూసాను చూసా. ఆ! అవునండి. అవునండి. అవునండి. అది, అది రాంగండి. అలా వేస్ట్ జేయొద్దు. మనం డబ్బులిచ్చామని, మనం బఫెలో మనం అంత పె ఎంత పెట్టామని, ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయని ఊరికే అలా పెట్టుకొని వేస్ట్ జేయొద్దు గదండీ! అది రాంగ్ అసలు. మనం ఎంత కావాలనుకుంటున్నాం, మన కడుపు ఎంత తీసుకోగలదో మనకు తెలుస్తదండి. మనం ఏ ఏ ఐటెమ్ ఎక్కువ ఇష్టపడుతున్నాం, ఏ ఐటెమ్ ఎక్కువ తినగలుగుతామో తెలుసు కాబట్టి ఆ ఐటెమ్ చూస్ చేసుకో నువ్వు. నువ్వదే తినేసేయి పర్ఫెక్ట్‌గా. అన్ని టెస్ట్ జేయాలి అనుకుంటే అన్ని కొంచెం కొంచెం టెస్ట్ జెయి. ఎక్కువ పెట్టుకొని పడేయడం ఎందుకసలు. అలా పడేయద్దు అండి. బయటెం హ్మ్, బయటెంత మందుంటారండి. ఈవెన్ నేను రెస్టారెంట్‌కి ఎప్పుడైనా వెళ్ళినా గాని మిగిలిన అన్నం పాక్ చేయించుకొస్తానుండి. వేస్ట్ జేయనియను నేను. నేను. <chuckles>
అంతే గదండీ. ఓకే. ఆ ఫుడ్ ఆ! ఆ! అదే అడగబోతున్న నేను. ఇప్పుడు ఒక ఒక మీరు రెస్టారెంట్‌కి వెళ్ళారనుకోండి, అక్కడ ఫుడ్ మీది బాలన్స్ ఉండిపోతే మీరు చక్కున వెంటనే ప్యాక్ చేసి ఇంటికి తీసుకొచ్చి, ఇంట్లో తర్వాత సాయంత్రం తినడమో ఏదోకటి ప్లాన్ జేసుకుంటారు.
ఆహ్, అవును. ఆహ్, అవునండి. అవునండి. లేకపోతే వచ్చే దారిలోనే ఎంతమంది గనపడతారండి మనకు రోడ్ల మీద వాళ్ళకిచ్చేస్తే పోయిందేముందండి మనకి మంచి ఆ!
హ్మ్. నిజమేనండి. ఆ ఫుడైయితే కొంచెం బావుంటుంది కూడా వాళ్ళకి ఇవ్వడానికి అట్లీకిని.
అదే. ఆహ్, అదే అండి. అంటే వాళ్లు హ్యాపీగా ఫీలవతారు. రెస్టారెంట్ నుంచే తెచ్చారు గదా! ఓకే, మంచిదే అన్నట్టు ఫీలయితారండి వాళ్ళు కూడా. సో, నేని నేనిస్తానండి అలా.
వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీలవుతారు. నెక్స్ట్ మనం కే కేక్ కటింగులు గాని, బర్త్ డే కేక్ కటింగులు మిగిలిపోయినా వేరే వాళ్ళకి ఇవ్వడం గాని లేదంటే చుట్టుపక్కల ఆ!
అవును. అవునండి చేస్తా. అస్సలుంచుకోనండి నేను ఇంట్లో. <chuckles> వేరే వాళ్ళకే పంచేస్తూ ఉంటాను చాలా వరకు. మా అమ్మయితే అంటది, "మనకైనా తినడానికి ఉంచవే, ఎందుకు అంత గనం పంచుతున్నావు?" అంటది కొన్నిసార్లు ఇష్టమైన ఫుడయితే. కానీ, అది బాలే అంటే నార్మల్ ఫుడ్ ఇవ్వడం వల్ల అది అలవాటు అయిపోయిందేమో అండి. చేయి కనిపిస్తది. ఊరికే ఇచ్చేస్తాను. ఏదున్నా సరే! తీసేసి ఇచ్చేస్తాను.
<chuckles> లేదండి. లేదండి చాలా బా చెప్తున్నారు. ఎందుకంటే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన అందరికిని. కాని వే మన మన పే మన పేరెంట్స్ కూడా మనకు అదే నేర్పించారు. ఆహారాన్ని ఎట్టి పరిస్థితిలో వేస్ట్ చేయకూడదనే నేర్పించారు.
అవునండి. అది అది నేను ఫాలో అయితా.
మీరు గమనించినటైతే ఆ! హ్మ్, ఫాలో అవ్వడం చాలా మంచిదండి. మీరు చెప్పే విధానం గాని, లేదంటే మీరు ఫాలో అయ్యే ఈ టిప్సయితే ఏవైతే ఉన్నాయో...
అవును.
లైకు ఫుడ్ మిగిలిపోతే అని మీరు టి ఎంతైనా సరే! ఆ ఫుడ్‌ని వేస్ట్ చేయకుండా మరుసటి రోజుకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, దాచుకొని మరుసటి రోజు ఏవో చిన్న చిన్న ఫ్రైడ్ రైసులాగని అలా డిఫరెంట్‌గా తయారు చేసి పిల్లలకి పెట్టడం. లేకపోతే మరీ ఇంక పాడైపోద్ది అనుకుంటే బయట వాళ్ళకి తీసుకెళ్లి ఇవ్వడం గాని, లేదంటే బయటొ బయటొకళ్ళు నిజంగా పడేస్తే దానికి మీరు తీసుకోలేకపోవడమే మీకర్థమవుతుంది. మీరు ఫుడ్‌ని ఎంత ప్రేమిస్తారు అని చాలా గొప్పగా జెప్పారండి. మళ్ళీ తిరిగి కలుద్దాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలండీ.